పుట్టు పరాటానా?
తమిళ్ పుత్తు పరాట. తమిళ్ స్పెషల్.
పట్నం. ఓకే. ఓకే. అంటే అదసలు స్వీటా? హాటా?
దాన్నేం చేస్తాననుకుంటున్నావు? హాటు. పరోటా ఉంది గదా!
హాటే. అవునవును. ఓకే, ఓకే, ఓకే. హ్మ్, హ్మ్.
మనమిప్పుడు పరాటా ఎలా తింటాం? ఒక పరాటాని శుభ్రంగా కాల్చుకొని, దాన్ని దగ్గరికి ఇలా కొడితే కొంచెం ఏ దారల్లా వస్తది. దాన్ని కర్రీ‌లో ముంచుకొని తింటాం కదా! వాళ్ళేం జేస్తారనుకుంటున్నారు. <grunts> ఒక పెద్ద ఆహ్, పెనముంటుంది.
అవును, అవును, అవును. ఆ! ఓకే.
దాని మీద కర్రీ. ఫస్టు కర్రీ తయారు చేస్తాడు వాడు. అన్ని ఐటెమ్సన్ని ఏసిన తర్వాత పరాటాని ముక్కలు, ముక్కలు చేసేస్తాడు. చిన్న చిన్న ముక్కల్లాగా.
ఓకే, ఓకే. హుహు. ఓకే.
చేసి ఆ కర్రీ‌ని ఆ చికెన్ కర్రీని, దీన్ని కలిపి మిక్స్ కొట్టి గ్లాసు‌ల్తోని పీసులు, పీసులు చేసేస్తాడు పరాటాని.